ఆహ! ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళు అవునా? సో, అంటే రోడ్ ట్రిప్ అ కానివ్వండి లేదు అంటే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయడం కానివ్వండి, ఏదో ఒకటి జరుగుతుంది. సో, ఫస్ట్‌గా మనం చూసేది ఏంటి ప్లాన్ చేసేటప్పుడు ఒక క్యాలెండర్. అది కూడా ఎందుకు ఏ డేట్‌న వెళ్ళా? ఏ టైమ్‌నా వెళ్ళాలి? సో, కంపల్సరీ మనకు ప్రాపర్‌గా డీటెయిల్స్ ఇచ్చేది మాత్రం ఒక క్యాలెండర్ మాత్రమే కదా? అ! సో, అటువంటి క్యాలెండర్ ప్లాన్ చేసేటప్పుడు మీ టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆఫీస్ పరంగా కానివ్వండి, అంటే కాలేజ్ స్టూడెంట్స్‌కి కానివ్వండి, అంటే స్టడీ పరంగా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది? లేదా హ్మ్, ఇంకా ఆఫీస్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంటిలో ఎలాంటి ప్లాన్ చేసుకొని వాళ్ళ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే బావుంటుంది? ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నట్టయితే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, డ్యూటీ చేసే వాళ్ళకి నిద్రలేమి కారణాల వల్ల. అలాంటి పర్సన్స్‌కి ఎటువంటి టిప్స్ ఇస్తారు మీరు?
అవును. అవును. ఖచ్చితంగా. అవును. అవును. హ్మ్. ఖచ్చితంగా అండి. అంటే మీరు చెప్పిన ప్రతీ విషయానికి కూడా నేను ఏకీభవిస్తాను. అంటే 100% కరెక్ట్ అనే చెప్తాను. అంటే ఎలా అంటే మనకు ఈ రోజుల్లో చూస్తే ఆహ్, ఒక రోజులో మనం చేసే 24 గంటల పనులు కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అన్‌ప్లాన్డ్‌గా జరిగిపోతా ఉంటాయి. అంటే జరగవు, ఆహ్, జరగాల్సిన సమయానికి ఇంకేదో అయిపోయి అది మిస్ ఫైర్ అవడం అలాగా అవుతూ ఉంటాయి మనకు. సో, చాలా సందర్భాల్లో సంతోషంగా అయితే ఎలా ఫీల్ అవుతామో అనుకున్నట్లు అయ్యిందిరా ఈరోజు నా పని అన్నట్లు. అదే విధంగా ఈరోజు అబ్బా! ఈరోజు నా డేనే కలిసి రాలేదురా నేను ఏం చేసినా బ్యాక్ ఫైర్ అయిపోతుంది. హ్మ్.
ఓకే. హ్మ్, హ్మ్. అవును. జరగవు. హుహు. అవును. అవును. అవును, అవును. హ్మ్. బాలేదు అవును. బ్యాడ్ టైమ్ నడుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును.
ఈ పనులన్నీ మళ్ళీ రేపటికి పోస్ట్‌పోన్ అయ్యేలా ఉండాయి. అన్న సందర్భాలు ఉంటాయి మనకు. మరి ఇలానే నా ఒక వ్యక్తిగత జీవితంలోనూ నేను చెప్పాలి అంటే నాకు ఆహ్
హ్మ్, హ్మ్. అవును. ఓకే.
అంతకుముందు కాలేజీలో ఉన్నప్పడుకేమో, నేను కాలేజీలో ఉంటే అసల నాకు ఎటువంటి ప్లానింగ్ అనేదే లేదు. ఒక డే ప్లానింగ్ లేదు. ఒక వీక్ ప్లానింగ్ అనేది లేదు. అంత్ అంతెందుకు, ఒక క్యాలెండర్ ప్లానింగ్ అంటుంటారు గూడా మనకు నార్మల్‌గా. ఆ! స్టడీ ప్రకారంగా. ఆ! ఇప్పుడు సెమిస్టర్ వస్తుంది అన్నా కూడా, నాకు రేపు నెల సెమిస్టర్ ఉంది అంటే, ఇప్పుడు స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు నేను ఎలా అంటే అండి, 10థ్ ఎగ్జామ్స్ ఎప్పుడో మార్చిలో క్యాలెండర్ రిలీజ్ చేసేశారనుకోండి గవర్నమెంట్ మనకు, ఇంకా ఈరోజుటి నుండి అప్పటి దాకా ఎన్ని డేస్ ఉండిందనిజెప్పి నేనొక, ఆహ్, నోట్స్‌లో ఒక టేబుల్‌ లాగా రాసుకొని దాని మీద డేస్ అన్నీ రాసుకొని, స్ట్రైక్ అవుట్స్ చేసుకుంటూ ఉండేవాడిని.
ఓకే. అవును. అవును. అంటే స్టడీ పరంగా ఎంత టైమ్ చదువుకోవాలి హ్మ్. అవును. అవును. హ్మ్. ఓకే. ఆహా! ఆహా! ఓకే. ఓకే. హ్మ్. చెప్పండి.
నా ఒక కాలెండర్ డేట్స్‌ని అలా పెట్టుకొని అలా చదువుకుంటున్న రోజుల నుండి అసలు పూర్తిగా అసలు పూర్తి కాన్సన్‌ట్రేషన్ అంతా మిస్‌ఫై‌ర్ అయిపోయి, బ్యాక్‌ఫైర్ అయిపోయి స్టేజ్ దాక చేసేసుకున్న. అంటే తప్పు ఎక్
అయ్యో! ఎందుకని అలా? ఎందుకండి అంత మంచిగా మీరు క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత, మళ్ళీ దాన్ని ఎందుకు అంత లూజ్ చేసుకున్నారు?
అంటే ఆహ్, తప్పు ఎక్కడ జరిగిందో తెలీదు గానీ నాలో ఆహ్, ఒక కాన్సంట్రేషన్‌గా చదవాలి అనే మార్పు మారిపోయింది. అసలు, ఏం చదువుదాంలే. ఎం
అయ్యయ్యో! అంటే దేనికి రీజన్ ఏంటి అసలా? ఆహ్, మీరు అంత త్వరగా అంత <smacks lips> బ్యాక్ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి పర్టిక్యులర్ రీజన్ ఉంటుంది కదా!
అవును. రీజన్ ఏమి లేదండి. అంతకుముందు ఏంటంటే నా ధ్య నా ధ్యాస అంతా చదువు మీదే ఉండేది. ఈ ఒక నాకు ఫ్రెండ్స్ అని గాని లేపోతే ఫ్యామిలీ అని గాని ఏవి పట్టించుకునేవాడిని కాదు. చదువు, చదువు, చదువు. చదువు కున్నదానికి మంచిగానే 10కి 10 పాయింట్స్ కూడా తెచ్చేసుకున్నాను అప్పట్లో నేను. 100కి వంద శాతం అన్నట్టు. మా కా మా స్కూలు ఫస్ట్ ర్యాంక్ టాపర్‌నే నేను.
అవునా? ఓకె. హ్మ్. ఆ! ఓకె. ఓహొ! ఓకె. ఆ! ఓకె.
సో, ఫస్ట్ ర్యాంక్ ట
ఓ మై గాడ్! నిజంగానా? ఓ మై గాడ్! నిజంగా అయితే మీరు బ్రిలియంట్ స్టూడెంట్ అండి.
నిజమండి. అది స్కూల్లో ఉన్నప్పుడండి. <chuckles>
మరి అది స్కూల్లో అయితే ఏంటండి బ్రిలియంట్ స్టూడెంటే మాకు మాత్రం.
<chuckles> అదంతా ఒక అప్పుడు ఇప్పుడు మారిపోయాను అన్నట్లు అయిపోయిందిలేండి. అంటే ఎందుకు మారాను అంటే ఆహ్, నా స్కూల్ అయిపోయిన తర్వాతే ఈ ఒక ఆహ్, అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఫ్యామిలీలో చెప్పుకుంటూ అందరూ కలస్తూ వస్తూ అంటే ఏందంటే నాకు ఓహ్, మనకు
హ్మ్. హ్మ్.
అయ్యే ఒక అవార్డ్ కూడా, వచ్చింది నాకు. ఈ నాలెడ్జ్ ప్రకారంగా మనకు ఆహ్, మనకు మా...
హ్మ్. చెప్పండి. అవునా! అంటే, ఎటువంటి అవార్డ్ అండి? ఎటువంటి అవార్డోచ్చింది?
మనకు నార్మల్‌గా స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు చెకుముకి టెస్ట్‌లని చెప్పి, టాలెంట్ టెస్ట్‌ లాగా ఒకటి పెడుతుంటారు గదా! అలాగే, మాకు ఆ! అదేవిధంగా మ మా
ఆహా! చెకుముకి టెస్ట్‌లు. ఓకె. అంటే, ఎలా పెడతారవి? ఎందుకు పెడతారవి?
టాలెంట్ పర్పస్సే అండి. ఎంత నాలెడ్జ్ ఉంది? ఏంటి? ఇళ్ళు ప్రతిభ ఆ! ప్రతిభ అంటే, గుర్తుకొచ్చింది. నాకొచ్చిన, అవార్డు కూడా అదే. ప్రతిభ అవార్డు. <chuckles>
ఓకె. హ్మ్. ఓకె. ప్రతిభ అవార్డ్‌ని కొట్టేసారన్నమాట మీరు. ఓకె. కాంగ్రాచ్యులేషన్స్ అండి. అప్పుడు, నేను చెప్పలేకపోయాను గదా! ఇప్పుడు చెప్తున్నాను.
ఆ! <chuckles> అలా, స్కూల్ డేస్‌లో నేను, అంటే, ఆహ్, గెస్ చేయలేదు ఎవరు గూడా. ఎందుకంటే, మా స్కూల్‌లో కంటిన్యూస్‌గా ఒక బెంచ్‌మార్క్ అనేది తగ్గిపోయింది. నాకు, ముందు వరకు మా సీనియర్స్ అంతా. సో, నేను, మళ్ళీ ఒక్కసారిగా సాధించడంతో, మళ్ళీ, మా స్కూలు, ఘన పూ పూర్వ వై వైభవమంటారు కదా...
<chuckles> ఓకె. హ్మ్. హ్మ్. వైభవాన్ని తీసుకొచ్చారన్నమాట. ఆ ఒక్క హ్మ్.
అలా తీసుకురావడంతో, నాకు కలెక్టర్ ద్వారా ఈ అవార్డు ఇప్పించి మళ్ళీ కలెక్టర్ నుండి ఒక
అయయ్యో! ఓకె. కలెక్టర్ ద్వారానే, తీసుకున్నారు. మీరు నిజంగానే గ్రేట్ అండి! అసలు, మీకెలా అనిపించింది, ఆ టైమ్‌లో చెప్పండి? అసలా, మీరు ఎంత హ్యాపీగా ఫీలయ్యారు?
నిజంగా చాలా సంతోషంగా, కష్టపడిన దానికి వచ్చింది అన్న క ఆహ్.
అవును. కష్టే ఫలి అంటారు కదా! అవును అవును. నిజంగానే.
ఆ! ఇలా చాలా వరకు సంతోషంగా ఉండింది. ఇంటర్‌కెళ్ళాను, కానీ ఇంటర్‌కెళ్ళాక లైఫ్ మారింది నాకు. కాలేజు అనంగానే ఆహ్, ఆ ఒక కొత్తదనం ఏమి అర్థం కాకుండా అంటే, అప్పుడు దాకా చదువు, చదువు అన్న నేను ఈ యొక్క 100-500 మందితో ఆ హాస్టల్‌లో ఉండటంలో ప్రతి ఒక్కడి ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద పడిపోయింది.
హ్మ్. హ్మ్, హ్మ్. అవును. నిజంగానే అవును. అవును.
వాళ్ళ జీవితాలు జరిగే మార్పుల వల్ల నా జీవితంలో మార్పు వచ్చేసింది. సో
అయ్యో! ఓకె. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక డౌటు. మీరు కాలేజి‌ని గురించి చక్క, చక్కగా వివరించారనమాట, అంటే క్యాలెండర్‌ని పెట్టుకోవటం కానివ్వండి, దాన్ని విడిచిపెట్టి మళ్ళీ హ్మ్, ప్రతిభ అవార్డు గెలుచుకున్నారంటే నిజంగా అది గ్రేట్. మరి చూస్తున్నట్టయితే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం ట్రిప్‌కి వెళ్లాల్సిన టైమ్ వస్తాది. అవునా? ఆ! లేదా మన టంగ్ పండగలు వస్తున్నప్పుడైతే షాపింగ్‌కి ఈ టైమ్ చేసుకుందామని చెప్పేసి ఒక క్యాలెండర్ డేట్‌నయితే మనం నోట్ చేసి పెట్టుకుంటాం. అలాగే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక నోట్ అనేది పెట్టుకుంటాం. ఆ! డెఫినెట్లీ ఆహ్, మనం అన్నాక మన ఇంటిని క్లీన్‌గా పెట్టుకోవాలి. సో, అటువంటి ఆహ్, ఏమన్నా టిప్స్ ఏమన్నా ఉన్నాయా? ఆహ్, క్ల్య క్యాలెండర్ ప్లాన్ చేసుకునే విధానంలో ఆ! చెప్ప అవి ఉంటే చెప్పరా? హ్మ్, చెప్పండి చెప్పండి.
ఒక రో హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. ఖచ్చితంగా, ఖచ్చితంగా ఆ! ఖచ్చితంగా అండి. ఇలా ఇంటర్‌లో ఎలాగైతే నా లైఫ్ స్టైల్‌లో చేంజ్ వచ్చేసిందో, నాకు టోటల్‌గా ఇగ ఆహ్, ఇంబ్యాలెన్స్ అయిపోయింది నా లైఫ్ స్టైల్‌. తర్వాత నేను డే ప్లానింగే పర్‌ఫెక్ట్‌గా ఉన్నోడిని క్యాలెండర్ ప్లానింగ్ అంతా కూడా మారిపోయింది. తర్వాత బీటెక్‌కొచ్చేసాను. అప్పుడు ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి నాకు అసలు అర్థమైంది. జీవితంలో ఎక్కడ తప్పు చేశాను? ఏంటి ఇప్పుడు ఇదంతా సరిదిద్దుకోవాలా? అన్నప్పుడు మాకు ప్లేస్‌మెంట్స్ కరెక్ట్‌గా 3 నెలలు ఉన్నాయి అన్నప్పుడు ఇంకా, క్యాలెండర్ ప్లానింగ్ చేయడం ఇంకా నేను మొదలుపెట్టాను.
ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓహో! ఓకె. అంటే అప్పుడు రియలైజ్ అయ్యారు అన్నమాట. అప్పుడు వరకు మరి 3 ఇయర్స్ రియలైజ్ అవ్వలేదు కదా? ఈ 4త్ ఇయర్ రిలీజ్ అవ్వడానికి ప ఏమైనా రీజన్ ఉందా? అరే! ఆహ్, ఆహ్ ఏం రీజన్ అండి అది?
సో అవ్వలేదు. ఖచ్చితంగా. రీసన్ అంటే ఒకటే అండి. ఉద్యోగం. ఉద్యోగం ఉంటేనే కదా నెక్స్ట్ మళ్ళీ మనకు, మనం అనుకున్నది జరగద్ది కుటుంబ సభ్యులు కూడా సంతో
అవును ఒక గౌరవం, గౌరవం దక్కాలి అంటే మనకు ఉద్యోగం ఉండాలి. చదువు ఉండాలి. నిజంగానే.
హ్మ్. ఆర్థికంగా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే దగ్గర నుండి మనం ఇండిపెండెంట్‌గా బతకాలి. మనం మనమే ఒకరికి సహాయంగా ఉండాలి అన్నట్లు జీవితాన్ని అర్థం చేసుకున్నాను. ఎంత కాలం అని చెప్పి తల్లిదండ్రుల మీద ఉండి వాళ్ళ వాళ్ళ శ్రమగా మీద మనం బతకడం.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. నిజంగానే.
మన కష్టంలోనే మనం బ్రతకాలా అన్న ఈ విషయాన్ని గుర్తించుకున్నాను. అంటే ఇంక 4థ్ ఇయర్ అయితే ఇంకా జీవితంలో మనం అనుకున్నా కూడా కాలేజ్ డేస్ అనేటివి రావు. ఇంకా అలాగే ఇంకా మనం ఏది చేయాలన్నా కూడా మళ్ళీ తల్లిదండ్రుల్ని అడగలేము. మనకు ఏదైనా అవసరం వచ్చినా కూడా. అడగాలన్నా ఏదో ఒక తెలి తెలియని ఇబ్బంది అయిపోద్ధి అని చెప్పి ఇయ్యన్నీ ఆలోచించుకొని ఒక క్యాలెండర్ ప్లానింగ్ అనేది చేసుకున్నా.
అవునండి నిజమే. మీ క్యాలెండర్ అయితే మళ్ళి స్టార్ట్ చేసారు. నిజంగా అండి చాలా గ్రేట్. <breath> అంటే నిజంగా చాలా తక్కువ మంది ఉంటారన్నమాట ఇలా ఆలోచించేవాళ్ళు. సొ మరి నెక్స్ట్ ఏం జరిగింది అండి? మీ క్యాలెండర్ ప్లానింగ్‌లో తర్వాత ఘట్టం ఎలా సాగింది?
హ్మ్. హ్మ్. తర్వాతా ఏం జరిగిందంటే అండి అసలు కాలేజ్‌లో నేను చేసినప్పుడు క్యాలెండర్ ప్లానింగ్‌లు. ఈ ఒక 3 నెలల తర్వాత నాకు ప్లేస్‌మెంట్ ఫస్టు కంపెనీ ఇన్ఫోసిస్‌లొ ఉంది ఇంటర్వ్యూ.
ఓకే. ఆ! చెప్పండి. మరి గెయిన్ అయ్యారా అండి?
ఇన్ఫో లేదండి ఇన్ఫోసిస్‌లొ తగల్లేదు. కానీ దానికి పడ్డ శ్రమ మాత్రం నాకు చాలా వరకు గుర్తుండిపోయింది. ఆహ్, బాగా సహాయక పూర్వకంగాను. ఆహ్, నెక్స్ట్ చేసే దాంట్లోను వచ్చిందన్నమాట. అది ఎలా అంటే
అయ్యో! అవునా? అంటే ఎలా అండి, ఏమైంది అసలు ఎందుకు పోయింది? ఆ ఇన్ఫోసిస్‌లో మీరు చేసిన మిస్టేక్ ఏంటి అసల?
అసలు ఫస్టు నేను ఈ క్యాలెండర్ ప్లానింగ్‌ని నా గూగుల్ క్యాలెండర్‌లొ ఫిక్స్ చేసుకున్నానన్నమాట. ఒప్ ఫలానా రోజు నాకూ ఇన్ఫోసిస్‌లొ టెస్టుంది అని పెట్టుకున్నాను. సో అలా పెట్టుకున్నాక, నేను ఏం చేశానంటే గూగుల్ క్యాలెండర్‌లో డో దాంట్లో సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ జేసుకొని, నాకు రోజు రిమైండరివ్వు. నాకు ప్రతి రోజు మర్చిపోనికుండా, ప్రతి గెంటకి ఒక నోటిఫికేషనివ్వు. నాకు ఫలానా రోజు 3 నెలల తర్వాత, ఆ రోజున ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి, నాకు రోజు గుర్తు చెయ్యి. అంటే, నేను మర్చిపోకుండా ఆహ్, పదే, పదే అంటే ఇందాక ఆహ్, హ్మ్, మనం అనుకున్నామండి. అంటే, నేను చదువుండుంటే గట్టిగా చదివేసిండు. కానీ, ఈ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మారిపోయాను అని అన్నాను గదా! ఈసారి అలా ఎక్కడా కూడా జరగకూడదు అంటే, నె నేను నా మాట మీద ఎంతవరకు నిలబడతానో కూడా నాకు గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు అంతే కదా! మళ్ళీ నా ఫ్రెండ్స్ పిలిస్తే ఆడుకోవాలి, బయటికెళ్ళాలి అనిపిస్తే ఎళ్ళిపోతాను. కానీ, నాకు ఎవరో ఒకరు ఒక మాట చెప్పేవాళ్ళు ఉండాలా. నాకు గుర్తు చేయాల. నా ఒక నేను అనుకున్న ఈ ఒక గోల్ మీద.
ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అవును. ఓకే. అవును. అవును. హ్మ్, హ్మ్. అవును, అవును. హ్మ్, హ్మ్. అవును. అవును అంతే. అంతే. అవును. హ్మ్. అది. ఈ అవును. మనకి అలారం ఎలాగో సో, గూగుల్‌కి మీరు అలా ఆర్డర్ ఇచ్చేసేసి గుర్తు చేయమని చెప్పారు అవును. సో తర్వాత ఏం జరిగింది మరి? హ్మ్.
ఆ! గూగుల్‌కి ఆర్డరిచ్చేసి తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రైన్ చేశానన్నమాట. అంటే, ఎలా అంటే ఇలా నాకు ఇం ఇంటర్వ్యూ ఉంది. రోజు నన్ను నువ్వు ఆహ్, ఒకా ఒక మెంటర్ లాగా, ఒక గైడ్ చేసే ఒక వ్యక్తిలాగా, నాకు ప్రతి ఒక చిన్న విషయం నుండి అన్నీ నాకు పూర్తిగా 3 నెలల సమయం ఉంది, ఎంతో నేర్చుకోవచ్చు నేను. ఇప్పుడు రోజుకి రోజుకి కొంచెం నేర్చుకున్నా గాని ఆ రోజుటి కల్లా నేను సెట్ అయిపోతాను. కరెక్ట్‌గా నేను అనుకున్న ఉద్యోగం వచ్చేస్తది. అంటే, ఇది మొత్తానికి ఒ 10థ్ క్లాస్‌లొ ఎలా అయితే ఆహ్, గవర్నమెంట్ డేట్ రిలీజ్ చేస్తాదో 3 నెలల ముందుగా, అలాగా ఉంది ఇప్పుడు నా సిట్యుయేషన్. ఆ రోజుల్లో నేను ఎలాగా ఆహ్, డేట్స్ పెట్టుకొని బుక్‌లొ రాసుకుంటూ డేస్‌ని స్ట్రైక్ అవుట్స్ చేసుకుంటూ ఎలా వచ్చానో, ఇప్పుడు అదే పరిస్థితిని మళ్ళీ నేను ఫాలో అవ్వాలి. సేమ్ క్యాలెండర్ ప్లాన్‌ని ఇప్పుడేందంటే కాస్త అడ్వాన్స్‌గా కాస్త ప్రొడక్టివిటీ టూల్స్‌తొ అంటే టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ, ఈ ఒక గూగుల్ క్యాలెండర్ అనొచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, లేదా కొన్ని స్పెషల్ యాప్స్ ఉంటాయి మనకు లెర్నింగ్ పర్పస్‌కి యూట్యూబ్‌లొ యూట్యూబ్‌లొ ఉంటుంటాయి. అలాగే ప్లే స్టోర్స్‌లొను, ఆహ్, ప్లే స్టోర్‌లో అయితే, డైరెక్ట్‌గ డౌన్లోడ్ చేయొచ్చు. యూట్యూబ్‌లొ అయితే మనకు సజెషన్స్ ప్రకారంగా వస్తూ ఉంటాయి. సో...
ఓహో! ఓకే. గైడ్ చేయాలి. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవును నిజంగా చాలా టైమ్ ఉంది మీకు. అవును. ప్రిపే అవును. ఓకే. హ్మ్. అవును. నిజంగానే. నిజంగానే. అవును. ఓకె. అవును. అవును. అవును. అదీ నిజమే.
ఈ టూల్స్‌లన్నిటిని యూజ్ చేసుకుంటూ, నన్ను నేను మోస్ట్ కామన్‌లీ కాన్సంట్రేషన్ జేసుకుంటూ, తర్వాత నేను పెట్టుకొని, తర్వాత నేను చేసుకొని, తర్వాత ఇలాగ నా క్యాలెండర్ డేట్‌ని ఒక ఆహ్, క్రమప్రధానంగా వాడుకుంటూ, ప్రతి ఒక్క ఆపర్చునిటీని, అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్‌ని చేసుకుంటూ, తర్వాత అన్ని విషయాల్ని ఆర్డర్ ఆహ్, అంటే నన్ను నేను ఆర్డర్ జేసుకుంటూ, మార్చుకుంటూ చేసుకున్న సందర్భాల నుండి ఈ ఒక క్యాలెండర్ ప్లానింగ్‌లొ వచ్చిన మార్పులు నా జీవితంలో ఎంతో వచ్చాయి. అంటే, ఇప్పుడు ఏందంటే నేను కరెక్ట్‌గా ఆహ్, ఇ ఎలా పెట్టుకున్నానంటే రోజుకి 3 టాస్కులు చేయాల. మార్నింగ్ లేయింగానే ఆ! ఒక ప్రిపరేషన్ రీడింగ్ అనేది చేసుకుంటూ ఉండాల. తర్వాత ఈ ఒక ఆఫ్టర్నూన్ లోపల దాన్ని ఆహ్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలా. ఈ ఒక అ
హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకే. ఓకే. అవును. ఓకే. ఆ! హ్మ్. చెప్పండి, చెప్పండి.
హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసింది మొత్తాన్ని కూడా ఈవినింగ్ టయానికి వచ్చేవసరికి దాంట్లో ఎక్కడ ప్రొడక్టివిటీగా లాస్ అవుతున్నాను. అంటే కాన్సంట్రేషన్, ఎక్కడ దెబ్బతింటుంది, ఎక్కడ ఎర్రర్స్ అనేటివి వస్తున్నాయి, ఎక్కడ నేను మార్చుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఇలా ప్రతీదీ చేసుకుంటూ నా క్యాలెండర్‌లొ కూడా ప్రతీదీ అప్డేట్ జేసుకుంటూ వస్తున్నాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి నేను చెప్తున్నాను. నేను ఫలానా దగ్గర పోతా ఉంది నాకు ఆహ్, ఇప్పుడు నేను ఎలా జేయాలి. తర్వాత ఆహ్, దాన్ని మళ్ళీ ఆహ్, నాకు టిప్స్ చెప్పడం మరొక పదిహేను నిమిషాలు నువ్వు కాస్త ఎక్కువ య య ఏకాగ్రతగా పెట్టి చదవాలి. ఆహ్, కాస్త ఈ ఈ యొక్క నువ్వు ఈ టూల్స్‌ని ఇలా వాడితే ఇంకాస్త యూజ్ ఫుల్‌గా ఉంటది. అంటే ఈ ఒక టిప్స్ అనేటివి నాకు చాలా వరకు యు అహ్, నా లైఫ్‌లో చాలా ఇంపార్టంట్‌గ మారాయి. అలాగే
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. వెరీగుడ్. ఆ! ఓకే. హ్మ్. అవును. మరీ, అంతా ఎక్కువగా మీరు తీసుకున్నారు గదా! ప్రాపర్‌గే టెక్నిక్స్ యూజ్ చేసి మరి ఎందుకు ఇన్ఫోసిస్‌లో మీకు జాబ్ రాలేదు? ఒక్క రీజన్ ఏమన్నా ఉందా?
అవును. హ్మ్. చ జాబ్ రాలేదు అంటే అక్కడ ఆహ్, వాళ్ళు ఒక్కసారిగా వోళ్ళు ఇప్పుడు మన ఇంటర్వ్యూకి ఒక ప్రాసెస్ అనేది ఉంటది. మనకు నార్మల్గా తెలిసిన ప్రాసెస్సేంది ఎగ్జామ్ రాస్తాం. లోపలికి పోతే ప్రశ్నలు అడగతారు. ప్రశ్నలకు జవాబులు చెప్పేస్తే ఉద్యోగం వచ్చేస్తది. ఇలా ఉంటది గదా!
ఓకే. అవును. హ్మ్. అవును. అవును. అవును.
అక్కడోళ్ళు మమ్మల్ని ఏం చేశారంటే కాస్త కొత్తగా, అసలు వీళ్ళూ అంటే బట్టి పట్టుకొని వస్తున్నారా? లేపోతే వీళ్ళకి ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా చేయగలగతారా? అన్నట్లు జేసి, మమ్మల్నేందంటే నార్మల్‌గా అసలు ఆహ్, ఇప్పుడున్న ఆఫీస్‌లకి మనం బోతే కిందనే మనకు అన్నీ కంప్లీట్ చేపిస్తారు. అంటే వాళ్ళు, వాళ్ళొక వర్క్ ఏరియాలోకి రానివ్వరు. సాధారణంగా ఎవరిని కూడా.
హ్మ్. నార్మల్‌ గాన అవును. అవును. ఓకే. ఓకె. ఓకె. హ్మ్.
ఆ రోజు, మేము పోయినప్పుడు ఏందంటే మా మాకు క్వైట్ ఆపోసజిట్. మమ్మల్ని వర్క్ ఏరియాలోకి రంపించి, అక్కడున్న వర్కింగ్ అంతా చూపించి, తర్వాత దాన్ని బట్టి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. నేను నేర్చుకున్న విధానం కాదిది. ఇదేదో డిఫరెంట్‌గా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదే అని చెప్పి ఒక తెలియని ఒ ఒత్తిడి ఒక డైలమాలో పడిపోయాను. ఎటువంటి సమాధానాలు జెప్పాలి అని జెప్పి. అక్కడ నేను తడబడ్డాను. వాళ్ళేందంటే కాన్‌ఫిడెన్స్ లెవెల్స్ కొద్దిగా తక్కువగా ఉండాయి. మేనేజ్ చేయగలడో లేదో, అన్నట్లు వాళ్ళు నన్ను తీసేశారనమాట. కానీ ఆ తర్వాత నాకున్ చెప్పాను కదా! ఓడిపోయినప్పటికీ నేను దీన్ను దీనివల్ల నాకు చాలా సహాయపూర్వకంగా నెక్స్ట్ దానికి ఉపయోగపడింది అని. తర్వాత
ఓకె. హ్మ్. ఓహో! ఓకె. అవును. ఓకే. హ్మ్. హ్మ్. అయ్యో! ఓకె. అవును. అవును. మరి నెక్స్ట్ దేనిలో ట్రై చేసారు మరి మీరు?
నెక్స్ట్ నేను విప్రోలో ట్రై చేశాను. విప్రోలో ఏందంటే
ఓ మై గాడ్! విప్రోలో వచ్చిందా అండి మరి?
ఆ! విప్రోలో ఇప్పుడు జాబ్ వచ్చుంది. ఆహ్, ఈ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ట్రైన్ చేశాను తర్వాత మళ్ళీ, ఇలా అడిగేసారు నన్ను ప్రశ్నలు చెప్పలేకపోయాను అంటే అది కూడా సారీ నేను గెస్ చేయలేకపోయాను, ఆహ్, ఈసారి నేర్పిస్తాను అని చెప్పి నేర్పించింది. సో, నెక్స్ట్ నేను ప్రిపేర్ అయ్యేదానికి ఇలా పూర్తిగా నేర్చుకుంటూ విప్రోలో సెలెక్ట్ అయిపోయాను. ఇలా నా క్యాలెండర్ ప్లానింగు వాటి టూల్స్ అన్నిటిని బాగా యూజ్ చేసుకున్నాను నేను.
ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నారా మరి? ఓకే. హ్మ్. ఓకే. ఓకే. నిజంగా అండి. నిజంగా అండి. చాలా చక్కగా చెప్పారనమాట. అంటే మీ కాలేజీ స్టడీస్ నుంచి అంటే జాబ్ వరకు, ఈ క్యాలెండర్‌ని ఎలా ప్లాన్ చేశారో చాలా చక్కని టిప్స్ కూడా మాతో అయితే పంచుకున్నారనమాట. సో, మీతో మాట్లాడడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి విషయాలు నాతో పంచుకున్నందుకైతే నాకింకా సంతోషంగా ఉందండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం, ధన్యవాదాలు.
నాక్కూడా మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.